ఖచ్చితంగానండి! నేను ఎక్కువ నా బీటెక్ లైఫులో, నా బీటెక్ డ్రెసెసు ఆహ్, కాలేజీ వేర్స్ కొన్ని ఉంటాయండి. లోపల హాస్టల్ వేర్స్ కొన్నుంటాయండి. ఆహ్, హ్మ్, ఎప్పుడైనా బయటకి ఔటింగ్‌కి వెళ్ళినప్పుడు కొన్నుంటాయండి నావి. <chuckles> మళ్ళీ కాలేజీ ఫంక్షన్సప్పుడు వేరే వుంటాయండి. ఒక్కొక్క విధంగా ఒక్కొక్క డ్రెసు. ఇంకా గేమ్స్ కూడా ఆడేదాన్నండి. నాకు గేమ్స్ డ్రెస్ గూడా వేరేది ఉంటుండేనండి నా కాలేజీలో. ఆ! అలా ఒక్కొక్క దానికి, ఒక్కొక్క డ్రెస్ ఏసేదాన్నినేను. అంటే, డైలీ ఫార్మల్ వేస్తే ఎలా అంటే అండి, నార్మల్‌గా కుర్ ఆహ్, టాపు కింద లెగ్గింగ్ టైప్ ఏసేదాన్నండి. లేకపోతే లూజ్ ప్లాజోలు అలాంటివి. మీరన్నట్టు 10 డేస్ రిపీట్ కాకుండా, అది ఉండాలి అంటే, నేన్ నేనంతా పట్టించుకోనండి <chuckles> నేను. నా కంఫర్ట్ జూసుకుంటాను నేను. ఆ నేనెవరో జూస్తుండ్రు, ఎవరో అని నాకుండదండి. నాకు ఈ డ్రెస్ కంఫర్ట్ ఉందా దీన్నే రిపీట్ జేస్తాను ఎక్కువసార్లు. <chuckles> ఆహ్, ఆహ్, అలా ఏస్తూ ఉంటానండి. అవునండి, నేనలా అట్లనే వేసుకుంటాను.
అవునవును. అవును. అవునండి. ఫంక్షన్స్ అంటే ఇకా ఓహో! ఓకే. హ్మ్. ఓకే. ఆ! ఓకే, ఓకే. హుహు. ఓకే. మల్ అది బెస్టండి. అవును. అన్ని అంతే. నెజ్ చాలా బెస్టండి. ఎందుకంటే మనం హ్మ్. మనం చూడటానికి నీట్‌గా, నీట్‌గా ఉన్నామా, కంఫర్ట్‌గా మనకుందని చూసుకోవాలి గాని, ఎన్నిసార్లు ఏసానని చూసుకోకూడదు. ఎందుకంటే, మన అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన కంఫర్ట్ మనకి ముఖ్యమన్నమాట. ఆళ్ళే అనుకున్న అనుకోకుండా. అలానే మరి మీరు కాలేజీలో ఉండేసరికి అయిపోయింది, ఎలాగొల సివిల్ డ్రెస్ ఏసుకున్నారు, మరి ఆఫీస్‌కెళ్ళినాక, ఏమైనా మీకు ఇలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయా? లేదంటే, ఎలా అంటే కొంచెం పద్ధతిగా రావాలి లేదంటే ఫార్మల్సా, ప్యూర్ ఫార్మల్స్ రావాలంటారా? లేదంటే మీరు ఎలా ఇంట్లో ఉన్నట్టు కొంచెం నీట్‌గా మంచిగా ఉండేయేసుకున్నా పర్లేదా?
అవునండి. అదే. అదే. అవునండి. అవునండి. అదే. అవును. నేను ఆలానే చూస్తా. పర్లేదండి, అంటే ఐటీ కంపెనీసులో అయితే, మనము కొంచెం పోషుగునా, కొంచెం జీన్సు, కొంచెం ఫార్మల్, అంటే జీన్స్‌లో కొన్ని ఫార్మల్స్ ఉంటాయి కదండీ! అవి ఏసినా పర్లేదు, ఓకే. ఆహ్, నడుస్తాయండి ఐటీలో. ఐటీలో నడుస్తుంది నార్మల్‌గా. మనం చీర కట్టినా ఐటీలో నడుస్తుంది. స్లీవేసినా ఐటీలో ఆ! అదే. అదే. అదే అండి. ట్రెడిషనల్ అవన్నీ, అన్ని నడుస్తదండి ఐటీలో. బట్ కొన్ని, కొన్ని గవర్నమెంట్ సెక్టార్స్ ఉంటాయి కదండీ! ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ సెక్టార్సులో అయితే మనము చీర కట్టడము, కుర్తా సెట్, మాండేటరీ చున్ని అనేది అలాంటివుంటాయండి. అవ్వి ఉంటాయి. ఇవ్వి <chuckles> ఉంటాయండి. అవును. రెండు అదైతే
అవునవును. అవునండి. ఓకే. హ్మ్. ఏమైనా ఫెస్టివల్స్ వచ్చిందంటే, చీర కట్టుకొనస్తారు. ట్రెడిషనల్ వీకని అంటారు గదా ఆఫీసులో. అవునవును. అయితే, మరి మీరు పండగలకి ఆఫీసులో లేనప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఒక కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు, మీరు ఎలాంటి దాన్ని ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. అంటే, మీరు క అప్పుడు కంఫర్ట్ చూసుకునేవాళ్ళా? లేదంటే కొంచెం డిస్కంఫర్ట్‌గా ఉన్న, ఇది చూడటానికి బావుంటుందిది అనేదాన్ని చూసుకునేవాళ్ళా?